మనకి జీవితంలోని... రంగుల మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం లైకింగు, డిస్‌లై‌కు ఇలాంటివుంటాయి. కొందరికేమో పసుపుపచ్చ రంగు అంటే ఇష్టం. కొందరికేమో లైట్ బ్లూ కలర్. ఇలాగ రకరకాల లంగ్ రంగులు, బట్టలు సెలక్షన్‌లో గానీ, అలాగే ఇంటి తాలూకా కలర్సు అన్ని వేస్తుంటారు. బయట, లోపలా లోపల బెడ్‍రూమ్‍లోని ఇలాగా. అయితే ఈ రంగులు అన్నటువంటివి ఆహ్, ప్రజల తాలూకా, వ్యక్తి తాలుకా వ్యక్తిత్వాన్ని ఎలా చెప్పగలవు అనుకుంటున్నారు మీరు?
అవునండి. అవును. ఎ ఖచ్చితంగానండీ. నాకూ <smacks lips> చిన్నప్పటి నుంచి కూడాను రంగుల పట్ల ఎంతో అభిమానం అనేది ఉండేదనమాట. <smacks lips> అంటే చిన్నపిల్లలకి ఎవరికన్నా కానీ చూసుకుంటే కనక చిన్నప్పుడు బ్రైట్ కలర్సనేది ఎక్కువుంటది నచ్చేది.
అవునండి.
హ్మ్. తర్వాత తర్వాతగా అదంతా‌కూడానూ
మీకు మీకు ఎలాంటి కలర్సు ఇష్టం ఉండేది చిన్నప్పుడు?
నాకు చిన్నప్పుడైతే బ్రైట్ కలర్స్‌లో రెడ్, ఆరెంజ్, ఎల్లో ఇలాంటి కలర్సన్నీ‌ గూడానూ బ్రైటుగా ఉండే కలర్సన్నీ నచ్చేవి.
హ్మ్. ఆహ్ ఆహ్, అంటే బ్రైట్ కలర్సే ఎందుకు మీకు నచ్చేవి? లైట్ కలర్స్ ఎందుకు న
అంటే చిన్నప్పుడు కళ్ళకి బా కనపడేయి గదా! అంతకీ ఇంక లైట్ కలర్స్ అనంటే అయి కనపడేయి గాదు చిన్నప్పుడు. హ్మ్. తర్వాత తర్వాతగా మారిపోయినియనమాట మొత్తం అన్నీ కూడాను.
ఆ! బాగా కొట్టొచ్చినట్టు కనిపించీవి. అందువలన అనేసనంటారు. ఓకే. ఆ!
హ్మ్. కానీ ఇక్కడ నాకు రెడ్ తోటి ఒక సహ సంఘటనుంది. రెడ్ నేను మర్చిపోయాను. నా జీవితంలో నుంచి మర్చిపోయానన్నమాట రెడ్‌ని.
హ్మ్. ఏమి జరిగింది అప్పుడు?
హ్మ్. ఏంటి అనంటే నాకు అప్పుడు ఇంటర్మీడియేట్ అనుకుంటా. ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు మంచిగా బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవాలని జెప్పేసనీ ఇంట్లో గొడవ, గొడవ చేస్తా ఉన్నానన్నమాట.
ఆ!
గొడవ, గొడవ చేస్తా ఉన్నప్పుడు మా నాన్న "అరే! ఎందుకురా ఇయన్నీ కూడాను డబ్బులు వేస్టు. మొత్తం అంతా కూడాను ఆహ్, ఏమి అవసరం లేదు. బ్రాండెడ్ లేదు ఏమి లేదు ఇక్కడ ఉన్నయి కొనుక్కో. ఒక 2000 ఇస్తాను. ఒక 3 జతలో ఏమో తెచ్చుకో" అని చెప్పేసని అన్న అహా! వద్దు డాడీ నాకు
ఆ! అంటే లోకల్ వేరైటీలు తీసుకోమని ఉంటారు. ఓకే. <sniffs>
హ్మ్. ఆ! నేనింక మంచి కాలేజ్‌లోకెళ్తన్నాను డాడీ. నాకు మంచి మంచి బట్టలు కావాలి. ఇప్పుడు నాకు ఖచ్చితంగాను అని చెప్పేసని అన్నా నేను. సరే ఈడు ఫీలవుతున్నాడు గదా అని చెప్పేసని మా నాన్న ఇచ్చేసాడనమాట. ఒక 2000 ఇచ్చాడు. మా ఫ్రెండ్స్‌తో పాటు ఎళ్ళాము మేము. ఎళ్ళిన తర్వాత అక్కడికెళ్ళీ చూస్తే ఒక హ్మ్ ఒక ఎలా జెప్పాలంటే రెడ్ కలర్ చెక్స్ షర్టండి అది. అది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంటికొచ్చిన తర్వాత "ఏయి నాన్న బట్టలు" అని చెప్పేసనడిగితే ఒక చొక్కా ఇచ్చానన్నమాట.
ఓకే. ఆ!
హ్మ్. ఇదే వచ్చింది అని జెప్పేసనన్నాను నేను. హ్మ్. బానే ఉంది ఓకే. యేసుకున్నాను యేసుకున్న తర్వాత ఆ రోజున యాక్సిడెంట్ అయిందండి యేసుకున్న రోజున.
ఆ రెడ్ కలర్ షర్ట్ ఆ! ఓకే. అయ్యో!
హ్మ్. పడ్డాను కింద పడ్డాను. చేతికి కొంచెం దెబ్బ తగిలింది.
అంటే మో మోటర్ సైకిల్, మోటర్ సైకిల్ మీద వెళ్లారా? సైకిలా ఏంటి?
మోటర్ సైకిల్ మీదే యెళ్ళాను.
ఆ!
ఆ! ఆ రోజున పడ్డాను. ఓకే. సరే అని జెప్పేసి అనుకోని వదిలేసాను. ఆ రోజున వదిలేసాను. ఆ షర్ట్ వల్లా? కాదా? లేకపోతే ఏంటి? అనేది.
కానీ, కానీ ఇప్పుడు జనరల్‌గా మీరు ఆహ్, నేను కూడాను అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఉదయం పూటే బయటకెక్కడికైనా వెళ్లాల్సొచ్చిందనుకోండి నాకు ఒక రెడ్ కలర్ స్వెటర్ ఉంటుంది. అలాగే రెడ్ కలర్ టీ షర్ట్ ఉంటుంది. అవి వేసుకొని వెళ్తాను ఎందుకోసం అంటే రెడ్ ఏమో వచ్చి అవతల వాళ్ళని కొంచెం అటెన్షన్‌లో పెడుతుందని. ఆ! అది మరి మీ విషయంలో ఎందుకలా జరిగింది అంటారు?
హ్మ్. హ్మ్. ఓకేనండి. ఓకే. అవునా? బ్రైట్‌గా కనపడిద్ధని చెప్పేసని. ఇక్కడ అదేనండి కలర్లు కలిసి రావటం అన్నమాట. దాని తర్వాత మళ్ళా 2, 3 సంఘటనలున్నాయి నాకు.
ఓహో! అంటే ఆ! అంటే మీ న మీ అభిప్రాయాన్ని నమ్మ మీ నమ్మకాన్నేమో అది కొంచెం దెబ్బ కొట్టినట్టుంది. హ్మ్, ఆ!
ఆహా! మళ్ళా ఏంటి అనంటే ఆ రోజున అవమానపడ్డాను నేను. దెబ్బ కొట్టేసింది. దాని తర్వాత అవమాన పడ్డానన్నమాట. అంటే నేను చెయ్యని తప్పుకు కూడా నన్ను తిట్టారు ఒక రోజున.
అయ్యో!
ఆ! అదొకటి. మళ్ళా యాక్సిడెంట్ అయింది.
ఆహా!
అదే షర్ట్ యేసుకున్న రోజున. ఇంకా నాకు అర్థమైపోయిందన్నమాట ఇది వాడగూడదు ఈ చొక్కా వాడగూడదని జెప్పేసని.
రెడ్ కలరు మీకు అచ్చి రాలేదని మీ అభిప్రాయం అన్నమాట అప్పుడు.
ఆ! రెడ్ కలర్ ఇంక అచ్చు రాలేదు అర్థమైపోతుందది. తర్వాత యెళ్లి పంతులు గారికి చూయించాము. ఏంటండీ? అని చెప్పేసి అని అడిగితే! అబ్బాయికి రెడ్ కలర్ లేదనీ ఆహ్, రెడ్ కలర్ యేసుకుంటే ఇంకింతే అవమాన పట్టాలు, కింద పట్టాలు ఏదన్నా పెద్దది జరిగే ప్రమాదం గూడా ఉంది. ఆ కలర్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేసేస్తే మంచిదని జెప్పేసని చెప్పారు.
హ్మ్. అంటే ఇప్పుడెలా ఉంటుందంటే మీరు ఎవరో జ్యోతిష్ పండితులు లేపోతే అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు లాజిక్ ఉపయోగిస్తారు. ఆ లాజి‌క్ ఏమో <chuckles> ఇప్పుడు అదెలాగంటే వాళ్ళు మీకు ఇచ్చకమైనది చెప్పాలి. మీకు ఇష్టమైనది చెప్తేనే వాళ్ళు బతుకుతారు. అంతే గదా! ఆ! అదే లాజిక్. సింపుల్ లాజిక్. మీ తాలూకా మైండ్‌ సెట్‌ను స్టడీ చేసి అలా చేస్తారు. మరి అలా అని ఎందుకనుకోరు మీరు?
హ్మ్. అవును. ఎట్లాగా? అట్లాగా! ఈ లాజిక్ అనేది. ఓకే. అంతే. ఓకే. అర్థమైంది. హ్మ్. అలా అని ఎందుకు అనుకోరు అని జెప్పేసనంటే? ఇక్కడ పర్సనల్ ఎక్స్పీరియ‌న్సెస్ కదా! అలా అని కాకపోయినా గాని వేరే చోట రెడ్ ట్రై జేచేద్దాం అనుకున్నా గాని లేదింక.
అంటే ఇప్పుడు మీరు ఓకే. సరే.
బండిల్లో కానీ అయన్నీ అంటే ఇంక మనసు ఇరిగిపోయింది రెడ్ కలర్ మీదే. బండి తీసుకున్నా గాని ఏది తీసుకున్నా గాని.
ఓహ్! రెడ్ అంటే మీకు కూడా‌ను అవతల వాళ్ళు చెప్పడం మీ తాలూక ఎక్స్పీరియ‌న్స్ అనుభవాలు బట్టి అలా చేశారు.
అయన్నీ కూడాను మొత్తం అంతా కూడా కలగలిపినయన్నమాట. దాని తర్వాత తర్వాత‌గా నేను ఇంకా బ్లాక్‌కి మారిపోయాను.
ఓకే. ఆ!
హ్మ్. ఒక బండి తీసుకున్నాను బ్లాక్‌ది. నాకు బాగా కలిసొచ్చిందా బండి.
హ్మ్. బ్లాక్ కలరు బండి. ఓకె.
హ్మ్. బ్లాక్ కలర్. ఆ! కంప్లీట్‌గా స్కూటీ తీసుకున్నానన్నమాట జుపిటరు. టీవీఎస్ జుపిటరు. అది ఫస్ట్ ఫస్ట్ బండి నాకు తీసుకున్నాను బ్లాక్ కలర్. అది ఎప్పుడైతే ఆ బ్లాక్ కలర్ తీసుకున్నానో, నేను అప్పటినుంచి కూడాను బ్లాకనేదె వాడటం మొదలుపెట్టాను.
హ్మ్. అయ్ అ అయితే, ఒకటి చిన్న లా చిన్న లాజికండి. చాలా బళ్ళేమో వచ్చి బ్లాక్ కలరే ఉంటాయి. ఎందుకంటే, కంపెనీలు వాళ్ళు బ్లాక్ కలర్ ఎక్కువ తయారు జేస్తారు. కారణం ఏంటంటే అవి మాసిపోవడం, దుమ్ము పట్టడం ఇలాంటివి ఉన్నా సరే ఉ అ అలాగంటారా! ఓకె.
ఏంటిదండి? హుహు. లేదండి. బ్లాక్ మెయింటెనెన్స్ ఎక్కువ బాగా. హ్మ్. బా మామూలు మెయింటెనెన్స్ కూడా కాదు. దుమ్ము పడినా ఏది చేసినా గాని బ్లాకనేది మెయింటెనెన్స్ ఎక్కువ. బ్లాకెందుకు తీసుకున్నాము అని చెప్పేసనంటే బ్లాక్ కలర్ రాయల్టీ.
చాలా ఎక్కువా? ఓహ్!
అది. మీరు కారులు చూసుకున్నా కానీ, బండి చూసుకున్నా అంటే మా కారు బ్లాకే, నా బండ్లు బ్లాకే. దగ్గర దగ్గర నాకు 3 బళ్ళున్నాయి. ఒక కారుంది. ఆ 4 కూడాను బ్లాకే. ఒక రాయల్ ఎన్ఫీల్డూ, ఒక ఎఫ్‌జెడ్, ఒక స్కూటీ, ఒక కారు. ఈ 4, 4 కూడాను బ్లాక్ కలరే.
ఓకె. ఆ! అంటే నేననుకుంటున్నాను, నా అబ్ నా అభిప్రాయం గానీ, నా తాలూకా అవగాహననుకోండి. ఈ బ్లాక్ అంటే మురికి పట్టిన కనిపించదు. అదే వైట్ అయితేనేమో చిన్న పిసరు ఏదైనా పడినా సరే కనిపిస్తుంది. ఆహ్
హ్మ్. ఓకే. హ్మ్. అస్సలకె, అస్సలకె బ్లాక్ అనేది మెయింటెనెన్స్ ఎక్కువ, మీకు డస్ట్ పడింది అని జెప్పేసనంటే, దానికంటే ఇంక రోతగా ఏది కనపడదన్నమాట బ్లాక్ మీద. దాన్ని ఎప్పుడు కూడాను నిగ నిగ లాడతా తుడుచుకుంటా ఉండాలన్నమాట కారు. అది అంత అందంగా కనబడతది. రోడ్డు మీద వైట్ షర్ట్ ఏసుకొని దిగుతున్నాము అని జెప్పేసనంటె దాని మీద యెళ్తున్నప్పుడు దానంత అందంగా ఇంకేది కనపడదు.
ఓహ్! అలాగుందా? <sniffs> ఓకే. అంటే కాంట్రాస్టింగ్ కలర్ ఉంటుందది. ఆ! బ్లాక్ మీద. ఓకే. గుడ్ బావుందండి.
అంతే గదా! మరి. అంతేగా మరి. హ్మ్. తర్వాత తర్వాతగా ఇంకా అదే ఆ బ్లాక్ ఇంకా ఇప్పుడు మీరు చెప్పారు చూసారా! చిన్నప్పుడు లైట్ కలర్ల మీద ఎందుకెళ్ళలేదు అని చెప్పేసని.
అవును.
హా! ఇక్కడ ఒక విషయాన్ని నేను డా‌ర్క్‌కి జేసేసుకొని, ఇంకో విషయాన్న లైట్ ఏసుకోవడం మొదలుపెట్టాను. అంటే ఇప్పుడు బ్లాక్ కలర్ పాంటేసామనుకోండి, పైన చొక్క లైట్ కలరే వేసుకోవాలన్న ఇదిలోకొచ్చేసాను నేనిప్పుడు.
ఓకే. అంటే అక్కడ కొంచెం కాంట్రాస్ట్ అది ఉంటుందని గావాలా!
కాంట్రాస్ట్ అనేది ఇప్పుడు సెట్ చేసుకుంటున్నాను నేను, ఇప్పుడు బండి బ్లాక్ కలరు. నా ఒంటి మీద వేసుకునే బట్టలు గూడా దానికి సెట్ అవ్వాలి.
హ్మ్. అవును. అవును.
హ్మ్. అయితే ఇక్కడ కాలేజీకెళ్ళెటప్పుడు కూడాను.
అయితే <clears throat> అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఓకే. బండి విషయంలోని మీరు వేసుకున్న కలర్ షర్టు, బండి తర్వాతన ఇంకా ఇవన్నీ చూసారు యాక్సిడెంటులు వాటి ఆహ్, ఆ సందర్భంలోనేమో ఇలాగ డిసైడయ్యారు మీరు. <sniffs> మరి ఇంటికి రంగులేస్తుంటారు. ఆ రంగుల మీద మీ అభిప్రాయం ఏంటి?
హుహు. అవును. అవునండి. ఖచ్చితంగానండి. ఇంట్లో రంగులేసేటప్పుడు నేను మాత్రం ఇంట్లో బిస్కట్ కలరు లేకపోతే లైట్ ఎంత లైట్ కుదిరితే అంత లైట్. ఆహ్, మొత్తం అంతా కూడాను. బిస్కట్ కానియండి ఇక్కడ స్కై బ్లూ.
స్కై బ్లూ. ఆ!
హ్మ్. లేదనంటే లైట్ గ్రీన్.
ఆ! ఇప్పుడూ ఓకే. అంటే అవే అని ఎందుకు? బ్ల్యూ
ఇంటీరియర్ వరకు ఇయి ప్రిఫర్ చేస్తాను 3 కలర్స్. ఇంక ఇంతకు మించి నేను బ లోపలికెళ్ళననమాట. అదే ఇంక అంతకు మించి వేరే కలరులు లెవ్వు అస్సలకి.
ఆ! అంటే ఇప్పుడు ఇంట్లోపల ఒక ఇదుందండి. మనకి ఇంట్లోనేమో వెలుతురు బాగా ఉండాలి గదా! లై లైట్ కలరు లైట్ క్రీమ్ కలరు లేతే లైట్ యెల్లో అయితే ఆహ్, ఇంట్లో లైటేమో పెరుగుతుంది అంటే రిఫ్లెక్షన్ వల్ల. అదేనేమో గ్రీను బ్లూ అవి వేయంగానే అవి మింగేస్తాయి లైట్‍ని. ఆ! అబ్జార్బ్ జేస్తాయ్. మరి అది అవన్నీ అలాంటివన్నీ సైంటిఫిక్ ఇవన్నీనేమో ఆహ్, ఫ్యాక్టార్స్ కన్సిడర్ జేస్తారా?
హ్మ్. అవునండి. లైట్ కలర్సే వాడాలి ఇంట్లో. అదే ఇంక. హ్మ్. అవునండి. పీల్చేసుకుంటాయి లైట్. లైట్‌ని పీల్చేసుకుంటాయి ఇక్కడ. ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. ఆ కారణాలనేవి ఉన్నాయనమాట. అంటే ఇక్కడ ఆ షేడ్‌లో కూడాను వైట్ కలిసేటట్టుగా బాగా వైట్. గ్రీన్‌లో కూడాను లైట్ గ్రీను.
ఓకే.
అంటే, ఎంత లైటనంటే ఇంకా, ఓకే, ఉండి ఉండనట్టుగా అంతే. జస్ట్ ఒక డ్రాపు. ఒకా 10కి లీటర్ల పెయింట్‌లో ఒక 2 డ్రాపులు గ్రీనేస్తే ఎలా ఉంటదో దాని డిఫరెన్స్ అలా ఉంటదనమాట.
ఆ! అవును. అయితే, ఇప్పుడూ ఇంటి బయటా ఏ రంగులుండాలని మీరు ప్రిఫర్ జేస్తారు?
హ్మ్. ఇంటి బయటొచ్చేసరికండి, మా ఇంటికొచ్చేసరికి మాత్రం నేను ఆ! మా ఇంటికొచ్చేసరికి మేవు శాండ్ స్టోనంటారు తెలుసా అండి మీకు?
అవుట్ సైడ్. అవుట్ సైడ్. ఆ! అవును. అవును.
ఆ! అదంతా కూడానూ మొత్తమంతా శాండ్ స్టోన్ పెట్టేసి, న్యాచురల్ స్టోన్ పెట్టేసి, మొత్తవంతా ఎలివేషన్ చేయించుకున్నావనమాట, బిస్కెట్ కలరది. ఇసక ఏ రంగులో అయితే ఉంటదో, ఆ రంగుతోటి మొత్తం బిల్డింగంతా కూడాను. దా బిల్డింగంతా కూడాను చుట్టూ పెయింట్‌లేవేయించలేదిక్కడ.
ఓకే. ఆ! అవును.
ఆ! ఆహ్, శాండ్ స్టోన్‌తోటి మొత్తమంతా చుట్టూ కూడాను అది చేయించుకోని, దానికక్కడక్కడ గ్రానైట్ పట్టీలండి. చాలా అందంగా గనపడతది.
ఆహా! ఓకే.
బిస్కెట్ కలరు, బ్లాక్ కలరు. ఇప్పుడు చొక్కా, ప్యాంటు కూడాను అదే రంగులో. కింద ప్యాంట్ బ్లాంక్ కలరేసుకున్నావనుకోండి, పైన బిస్కెట్ కలర్ చొక్కా యేసుకుంటే, అందంగా కనపడతది చూశారా?
ఆ! అవును. అవునవును.
ఆ! అలాగా ఆ రంగులోకెళ్ళిపోయిందన్నమాట. ఇక్కడ డార్క్ బిస్కెట్ కలరు. అంటే సాండ్ కలరన్నమాట. ఇసక రంగు. హ్మ్. ఇసక రంగు బిల్డింగు. బ్లాక్ కలర్ పట్టీలన్నమాట. గ్రానైట్ పట్టీలు. చాలా అందంగా ఉందన్నమాట బిల్డింగ్ మాత్రం. హ్మ్.
అవును. హ్మ్. ఓకే, ఓకే. ఆ! అయితే ఇది బావుందండి. ఇంకా ఫర్నిచర్ విషయంలోని తర్వాత ఇంకా మీరు ఫ్రిడ్జి, టీ ఫ్రిడ్జ్, ముఖ్యంగాను టీవీ బ్యా బ్యాక్ సైడేమో కొంతమంది అవన్నీ డెకరేషన్ జేస్తారు. అలాంటివన్నీనేమో వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి?
లేనండి. హ్మ్, హ్మ్. అవునండి. ఖచ్చితంగా ఉంటదండి. ఇప్పుడు మొత్తం అంతా కూడాను. మేమిల్లు చేయించుకున్నప్పుడు వుడనేది వుడ్ కలరనేది ట్రెండింగ్‌లో ఉందన్నమాట.
ఓకే.
ఆ! ఎలా ఉండేది అని చెప్పేసనంటే ఇల్లు మొత్తం ఒకటే ప్యాటర్న్‌లో ఉండాలి అని చెప్పేసని. డైనింగ్ టేబుల్ చూసుకున్నా గాని, సోఫా చూసుకున్నా గాని లోపల ఏమంటారు దీన్ని ఇంటీరియర్ ఏది చేయించుకున్నా కానీ ఒకటే కలర్‌లో ఉండేటట్టుగా మొత్తం అంతా. టేకు రంగు. ఆ! టేకు రంగు అనుకోండి ఇంక. చెక్క ఆ! చెక్క రంగులోనే ఉండేటట్టుగా ప్లాన్ జేసుకున్నాననమాట మొత్తం అంతా. అంటే నేచురాలిటీకి దగ్గరగా ఉండాలి అని చెప్పేసని.
అవును. అంటే మ్యాచింగ్ మ్యాచింగుండాలి. ఆ! ఓకే. అవునవును. ఆ! వుడంటే నేచురల్ ఇదీ ఎల్సని. ఓకే. <sniffs> అది.
హ్మ్. అందుకని చెప్పేసని అలాగా. హ్మ్. ఇంకా అలా చేసుకోవచ్చండి మొత్తం అంతా కూడాను. అంటే ఇంక మన చాయిస్ మొత్తం.
ఇప్పుడు
వైట్ కలరా కింద ఫ్లోరింగంతా గూడాను వైటే ఉండేటట్టుగా. వైట్ కలరే ఉండాలి ఖచ్చితంగా నాకు.
వైట్ కలరుండాలి రైట్. ఆ! అంటే వైట్ కలరుండడంలో మీ ప్రిఫరెన్స్ అది ఎందుకని? సైంటిఫిక్ రీజనేమన్నా ఉందా?
ఎందుకనంటారా? ఏదైనా పడినా చేసినా గాని ఎంబటనే శుభ్రం జేసుకుంటాం గదా! ఇక్కడ.
అవునవును. అదీ కాకుండాను ఏమన్నా పడిపోతే వెతుక్కోవడం సులువు. ఇప్పుడు ఆహ్, నల్ల పూసలేమన్నా పడిపోయాయనుకోండి. వాటినేమో బ్లాక్ కలర్ దాని మీద వెతకడం కష్టం. వైట్ అంటే క్లియరు. <chuckles> ఇలాంటివుంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఆ! ఆ! సరే అయితే. ఇప్పుడు సరే, అయితే మీ అభిప్రాయాలు చెప్పారు. ఇంట్లో మీ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా మీ అభిప్రాయాలతోటి ఏకీభవిస్తారా? <sniffs>
ఆ! అస్సలకి. చాలా వరకు సులువనమాట. మొత్తం అన్నీ కూడాను. హ్మ్. చాలా కష్టం అస్సలకి. నల్ల పూసలె ఎందుకు తీసుకున్నారు కానీ మీరు? ఎగ్సాపుల్ తీసుకున్నారా? ఓకే. ఓకే. చాలా అవునండి. ఖచ్చితంగాను. ఎందుకనంటే నా గొంతు చాలా పెద్దది ఇంట్లో. ఏకీభవించక తప్పదన్నమాట ఇంకది.
<laughs> ఆ! అంటే బహుశా మీ ఇంట్లో వాళ్ళేమొచ్చి, మీరేది చేసినా అది చాలా చక్కగా ఆలోచించి ఆ! చేస్తారని వాళ్ళ అభిప్రాయం అయ్యుంటుంది. ఆ!
ఆ! అంతే గదండీ! ఇంక తర్వాత రెడ్డనేది మా ఇంట్లో వాళ్ళు గూడా ఆహ్, మానేసారు వాడటమనేది. ఇంట్లో రెడ్ అనే వస్తువనేది కనపడదన్నమాట మా ఇంట్లో.
వాళ్ళు కూడా అంతే కదండీ! ఇంటి పెద్ద
మా అమ్మ కనీసం ఎర్ర రంగు చీర కట్టుకోవడానికి కూడా ఇష్టపడదు. మా అమ్మ. మా ఆవిడ ఇద్దరు కూడాను.
అవునవును. ఇంట్లో వాళ్ళు ఆహ్, వాళ్ళకి ప్రియమైనటువంటి వ్యక్తికి ఏదైనా అపకారం జరిగింది, ఏదైనా అనర్థం జరిగింది. అంటే వాళ్ళు ఆటోమేటిక్‌గానేమో చాలా ఫీలవుతారు. దాని గురించి బాధ్యత తీసుకుంటారు కూడాను అది. సో, ఇది ఇది
ఆ! ఖచ్చితంగాను. అవును. అదే గదా! కానీ ఇక్కడ లైట్ కలర్ షర్ట్సనేవన్నీ యేసుకోవడం కూడా మొదలు పెట్టేసానుండి ఆ తర్వాత. అది చాలా చక్కగా కుదిరింది మొత్తం గూడాను.
ఇంకా. ఆ! సరే. అయితే మీరు ఏమొచ్చి ఒక ఆహ్, ఒక రంగు ఓ పర్టిక్యులర్ రంగు ప్రిఫరెన్స్‌ను బట్టి, ఒక వ్యక్తిత్వాన్ని మీ వ్యక్తిత్వాన్నేమొచ్చి నేను తెలుసుకోగలిగానండి. అలాగేనేంటంటే, మనమేమొచ్చి రంగులు వాడే దాన్ని బట్టి నేను ఒకసారి <sniffs> ఎక్కడో సైకాలజిస్ట్ దగ్గరకన్నమాట ఎగ్జిబిషన్‌లో యెళ్తే, ఆయన ఇష్టమైన రంగు ఏంటి అనేసి అని చెప్పి నా తాలూకా అలవాట్లు అన్ని జెప్పేసాడు. ఇలాగా రంగులను బట్టి మనమేమో వ్యక్తిత్వాన్నేమో చెప్పొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. మీరు అందరికీ ఇచ్చేటువంటి యువతరానికి ముఖ్యంగా ఈ రంగుల విషయంలో ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు?
హుహు. ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా ఉంటది. సందేశవనంటే ఎవరిష్టం వాళ్ళదండీ ఇంకా రంగుల విషయంలో. అంటే, బాడీ కలర్‌ని బట్టీ, ఒంటి తీరును బట్టీ, ఒక్కొక్కళ్ళకి అంటే, బాడీ షేప్స్‌ని బట్టి గూడాను, ఒక్కొక్క రంగు ఒక్కొక్కళ్ళకి సెట్టవుతా ఉంటదనమాట.
అవునవును.
అహా! వారికదందంగా కానొస్తది. నాకేంటీ, నాకు వైటనేదే బా అందంగా కనపడతదనమాట. నేనింకా వైటు, గ్రే, పేస్టల్ కలర్సండి ఇంక మొత్తవన్నీ కూడాను. ఇప్పుడా పేస్టల్ కలర్స్ వాడతా ఉన్నాను.
కరెక్టు. అవును. అవును.
ఆ! ఇంకంతే. ఇంకా వయసును బట్టి యెళ్ళిపోతా ఉంటదండి మొత్తం కూడాను. వయసు‌తో వయసును బట్టే. మన వయసుని మనం యెనక్కి తీసుకురాలేము.
ఆ! వయసును బట్టీ, బాడీ కలర్‌ను బట్టి, తాల వాళ్ళ తాలూకా బ్ ఆహ్, అలవాట్లు, అభిరుచులు వీటన్నిటిని బట్టి రంగులేమో సెలక్షనుంటుందనీ మనం జెప్పుకోవచ్చు. చాలా సంతోషం ఆ! వయస్సు కూడాను. ఆ! వయస్సును బట్టి కూడా. ఆ! ఏంట్రా వీడు కుర్రాడిలాగేమో ఈ ఇవన్నీ రంగురంగులు వేస్తున్నాడు. ఆ! అనేసని జెప్పి అనంటుంటారు. అవునవును.
ఖచ్చితంగాను. ఖచ్చితంగాను. వయసుకు కూడాను ఇక్కడ ప్రాధాన్యమివ్వాలి మనం. వయసును బట్టి కూడా ఇచ్చుకుంటూ రావాలి. అవునండి. అదే గదా! హ్మ్. అయన్నీ ఖచ్చితంగొస్తయి మాటలు. అవన్నీ కూడాను నోట్లో నానటం గూడా మంచిది కాదండి. మన వయసుకు తగ్గట్టుగా మనకేసేసుకునే బట్టలు కూడాను సరిపోయినియనుకోండి, ఆహా! ఒచ్చార్రే. చక్కగా ఉంది. ఆ! ఈన ఈన పెద్దరికంగా ఉందని చెప్పేసననుకుంటారంతే. ఇంకంతకు మించేం లేదు.
ఆహ్, కరక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అవును. అవును. చాలా బాగా చెప్పారండి. చాలా విషయాలు పంచుకున్నారూ. ఆ! చాలా ఆనందంగా ఉంది మీతోటి విషయాలన్నీ పంచుకోడం. సో, మళ్ళీ అవకాశం దొరికినప్పుడు, తప్పకుండా ఇంకా మరిన్ని విషయాలు మనం ముచ్చటించుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు. సెలవు.
నాకు కూడా అండి. ధన్యవాదాలు.